మీ క్రియేటివ్ ఆలోచనలు మీరు ఎక్కువగా ఎవరితో పంచుకుంటారు?
ఆ! నాకున్న క్రియేటివ్ ఆలోచనలెక్కువగా అంటే అది బేస్డ్ ఆన్ సిచ్యుయేషన్‌ని బట్టి అండి. ఆహ్, కొంతమంది కొన్ కొన్ని చోట్లయితే విద్యా పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కొంతమందితో అంటే ప్రొజెక్ట్సు అలా ఉంటే పంచుకుంటాము. కొన్ని క్రియేటివ్ ఆలోచనలు అంటే ఫస్ట్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాం కదా! అది బావుందా? ఇది బావుందా? ఆహ్, అయితే ఆ క్రియేటివ్ విటి అనేది ఏ విధంగా ఉంది? దేనికి సంబంధించింది? అనే దాన్ని బట్టి ఎవరితో ఆహ్, డిస్కస్ జేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? అనేది తెలుస్తుంది గదండీ. హ్మ్. ఆ! ఆ ఆ విధంగా డిస్కషన్ చేస్తూ, ఆ విధంగా ఆహ్, ఫ్రెండ్స్‌తో కానీ, ఆహ్, స్నేహితులతో కానీ, కొంతమంది కొన్నయితే పేరెంట్స్‌కి గూడా చెప్పుకుంటాం కదా! ఇది బావుంటదంటా, ఇది బావుందా?
హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఓకే. అవును. హ్మ్. ఓకే. హ్మ్. అవును. అవునవును. ఓకే. అవునవును. అలానే ఇప్పుడు మీరు షేర్ చేసుకుంటారు కదా మీ క్రియేటివ్ ఆలోచనలు? అంటే వాళ్ళెలా మీకు ఆ సందేశమీస్తారు?
ఆహ్, అంటే వాళ్ళు అవతల నుంచి మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది గదండీ అవతల. అంటే నాకు దెలిసినంత వరకు మన ప మన లోపల మనకనిపిస్తది ఆహ్, ఇది చెప్తే సపోర్ట్ చేశే విధంగా ఉంటారు కదండీ వాళ్ళకే చెప్పుకుంటాం గావచ్చు మనం.
హ్మ్. అవునవును.
ఆహ్, వాళ్ళకే చెప్తుంటాం అండి. ఎక్కువగా సపోర్ట్ జెసే ఫ్రెండ్స్‌ని గాని, సపోర్ట్ జెసే వాళ్ళకే మనల్ని ఎంకరేజ్ జేస్ ఎంకరేజ్ జేసే వాళ్ళకి, వాళ్ళకే చెప్తుంటాం కాబట్టి, ఆహ్, పేరెంట్స్‌కి గాని, ఫ్రెండ్స్‌కి, క్లోజ్ ఫ్రెండ్స్‌కి.
ఓకే ఓకే. హుహు. ఓకే ఓకే. అంటే మీరు, మీరు మీ ఐడియా పంచుకునే ముందు ఏ క్రైటీరియా‌ని జేస్తారు?
అంటే అంటే అంటే క్రైటీరియా
క్రైటీరియా అంటే అసలు ఫస్టు, ఆహ్ ఈ యొ ఇది ఇది చెప్పుకోవాలి అనుకుంటున్నాను. సో ఎలా స్టార్ట్ జేస్తారళ్ళకి చెప్పే ముందు?
ఆ! మీకొకటి చెప్తామని చెప్పుకోవడం అన్ చె చెప్తున్నా కదండీ ప్రొఫెషనల్ లైఫ్ ఒకటుంటది. పర్సనల్ లైఫ్ విధంగా చెప్పుకోవడం ఒకటి ఉంటది. ఓన్ బిరె బిజినెస్ పరంగా జెప్పుకోవడం ఉంటది, మన క్రియేటివ్ ఐడియాస్ అనేవి ఆ! డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్‌లో ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ డిఫరెంట్ విధంగా చెప్పగలుగుతాం గదండీ. ఆహ్, ఆహ్, చెప్పేదాన్ని బట్టి, వినే వాళ్ళని బట్టి ఉంటది గదా! అండి. అది కూడా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళే కదండీ, మన స్టోరీస్‌ని వింటారు. మన క్రియేటివిటీ
అవునవును. ఓకే. హుహు. ఓకే ఓకే. ఆ! హ్మ్. అంటే ఆ! ఓకే. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక ఐడియా చెప్తే వెంటనే అర్థం చేసుకొని, ఆ వ్యక్తి మీ దగ్గర ఎవరైనున్నారా?
ఆ! ఆ! ఉన్నారండి. నా ఆహ్, ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆహ్, 2, 3 ఇద్దరు ముగ్గురు. ఆహ్, వాళ్ళ
అన్ ఓ ఓకే. అంటే వాళ్ళు ఏ విధంగా మీకు సలహా ఇస్తారు? సూచనలు ఇస్తారు దాని గురించి?
అంటే నే నేను చెప్పేదాన్ని బట్టి, ఇది ఇలా ఉంటే ఇంకా బావుంటదని వాళ్ళు ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటారండి. ఆ! ఏం
ఓకే. అట్లా మీ ఫ్రెండ్స్‌కి మీరేమైనా ఐడియా‌లు షేర్ చేసుకున్నారా? దాని గురించి మీరేమైనా మాట్లాడగలరా?
ఆ! చెప్పానండి. ఒక బిజినెస్ ఐడియా ఉంది. బావుందా? అన్నట్టు ఒకరోజు చెప్పానండి. ఆ! ఇది బావుంది ఐడియా. దీంతో పాటు ఇంకా ఇవి కూడా యాడ్ చేస్తే ఇంకా బావుంటది. స్టార్ట్ జేద్దాం అన్నట్టు గూడా ఉండే అండి కొన్ని ఆలోచనలు. ఆ ఆ ఆ ఐడియాస్ కూడా జెప్తా.
ఓకే. హుహు. ఓకే. ఓకే. అంటిప్పుడు మీ ఐడియా‌లు షేర్ చేసిన తరువాత అవి ఎలా బెటరవుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా?
ఆ! ఆహ్, ఆహ్, బెటర్ అన్ ఓకే. ఐ అవుతాయండి. ఎందుకు బెటరవ్వవు? అంటే చెప్పేదాన్ని బట్టి. అపోజిట్ పర్సనండి మనం మన క్రియేటివిటీ‌ని మన ఐడియాస్‌ని షేర్ చేయడం విషయంలో మనము గట్టిగా ఆహ్, 100% పర్సెంట్ మనకి నమ్మకం ఉన్న ఫ్రెండ్. 100% పర్సెంట్ మనకి క్లోజ్ అన్న
హ్మ్. హ్మ్. హుహు. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఒక ఐడియా వాళ్ళు ఏమైనా షేర్ చేసి మీరేమైనా షేర్ చేశినప్పుడు వాళ్లేమైనా సూచనలిచ్చినప్పుడు అది 100% పర్సెంట్ వర్క్‌ఔట్ అయితదనేం లేదు గదా! అది ఆహ్, వర్క్‌ఔట్ అవ్వచ్చు కాకపోవచ్చు. అట్లా మీద మీ లైఫ్‌లేమైనా జరిగిందుందా?
ఆ! ఇంతవరకైతే ఏది మొదలు పెట్టలేదండి. బట్ ఇట్లా ఆలోచన అయితే ఉంది డిస్‌కషన్ చేసామండి అలా.
ఓకే.
ఆ! మొదలైతే పెట్టలే. మొదలు బెడితేనే చేస్తేనే గదండీ తెలుస్తది! ప్రాక్టికల్ ఇంపార్టెంట్ కదండీ. డిస్‌కషన్ ఎన్ని ఐడియాసున్నాయి ఎన్ని క్రియేటివ్స్ ఎన్ని ఎన్ని మనకి ఎన్ని పాజిటివ్ థింగ్స్ ఎన్ని ఉన్నా గాని చేస్తుంటేనే గదండీ తెలుస్తది రియల్ లైఫ్! ఆహ్, రీల్ వేరు రియాలిటీ వేరు అన్నట్టు ఉంటది గదా!
అదే అదే. అన్ అంటే అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నార్మల్‌గా అందరితో షేర్ జేసుకుంటారా? ఇట్లా ఇ ఈయననే ఆహ్, పార్టిక్యులర్‌గా ఈయననే సెలెక్ట్ జేసుకొని ఆహ్ వీళ్ళనే సెలెక్ట్ జేసుకొని వీళ్ళతో షేర్ జేస్తే నాకేమైనా బెనిఫిట్స్ ఆర్ ఇంకేమైనుంటాయన్నట్టు మీరు అట్లా ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారా మీకు?
ఆ! ఉన్నారండి నా ఫ్రెండ్.
అంటే మీ మీరు వాళ్ళతో ఏం షేర్ జేసుకున్నారు ఏ ఏ ఐడియాస్ గురించి?
ఆ! ఈ అంటే నాకు బిజినెస్ చేయడం చాలా ఇష్టం. బిజినెస్ ఐడియా ఉంది.
ఓకే. అంటే ఏ బిజినెస్ ఐడియా గురించి అనడుగుతున్నాను.
ఆహ్, ఒక రెస్టారెంట్ అలా ఓపెన్ చేయాలని ఉండే అండి. ఆ! చెస్ట్ చెప్పాను నేను ఆహ్, మా ఫ్రెండ్ ఒక అమ్మాయుంటుందండి. మనం అలా పెడదామా అన్నట్టు చెప్పానండి. నాకు ఈ రెస్టారెంట్ ఈ ఐడియా ఉంది. ఈ విధంగా చేస్తే బావుంటది బావుంటదా? అడుగుతం కదండి! ఫస్ట్. అలా అలా చేసాం.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. హుహు. హుహు. అంటే మీరు ఐడియా అడిగారు. బావుంది. అంటే ఆహ్, ఇ ఇవి గూడా అడగలేదా? అంటే ఏ ప్లేస్‌లో పెడితే బావుంటుంది? ఎలా పెడితే బావుంటుందని? ఏం అంటే వాళ్ళు మీకేం జేప్పలేదు. మీరేం అడగలేదా వాళ్ళని?
ఆ! అడిగానండి. అడిగాను. ఇది కూడా అడిగాను. "ఏ ప్లేస్ బావుంటది? అంటే పబ్లిక్ ఎక్కువున్న ప్లేసెస్, ఆహ్, ఇన్‌స్టిట్యూట్స్ ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదండీ కొంచెం. ఆహ్, ఇం హ్మ్. ఆలా అలాంటి ప్లేసెస్ అయితే బావుంటాయి. ఇలా మెయింటైన్ చేస్తే ఇంకా బావుంటది, ఇలా పబ్లిసిటీ చేస్తే బావుంది" అని, వాళ్ళు కొన్ని చెప్పారండి. అది నేను కొన్ని చెప్పడం, వాళ్ళు కొన్ని చెప్పడం అలాంటి డిస్‌కషన్ అయితే అయింది.
హుహు. ఓకే. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. అహ్ హుహు. అలానే ఇప్పుడు ఒక ఐడియా చెప్పాక ఇన్‌స్టాంట్ మోటివేట్ ఇచ్చే వాళ్లెవరైనున్నారా మీకు?
ఆ! ఇన్‌స్టాంట్ ఆ! ఉన్నారంటే? ఉంచా. ఆహ్, మా సారు ఉన్న
అంటే ఏ విధంగా ఇస్తారు వాళ్ళు?
ఎంతైనా పెద్దవాళ్ళ చెప్పడం మంచిది గదండి. పెద్దవాళ్ళు విత్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉంటారు కాబట్టి, ఇంకా క్లియర్‌గా చెప్తారు గదండి.
ఆ! కరెక్టే. మీరు మీరేమైనా షేర్ జేసుకున్నప్పుడు, వాళ్ళు ఏ విధంగా మీకు మోటివేటిచ్చారు?
ఏ విధంగా మోటివేటిచ్చారంటే ఆ! చేయండి. బావుంటది. సపోర్ట్ చేస్తారు కదండి. చేయండి. ఏదైనా సరే స్టార్ట్ జేయాలి. చెయ్యాలి. ఆహ్, మొదలు పెడితేనే తెలుస్తది, అన్నట్టు సపోర్ట్ చేస్తారండి.
హుహు.
ఆ! అట్లా చేసే ఇంక, మా నాన్నతో చెప్తూంటానండి. ఎక్కువ నేనైతే ఏదున్నా సరే, మా నాన్న "ఆ! బావుంటది రా" అని చెప్తూ ఉంటాను. నేను చెప్పే కొన్ని ఐడియాస్ బావుండవని గూడా చెప్తుంటాడంటే, ఒద్దు అని గూడా అంటే కొన్ని ఇబ్బందులవి.
ఓకే. ఓకే. అలానే ఇప్పుడూ ఓకే. అలానే ఇప్పుడు ఒక ఐడియా ఇతరులకు చెప్పే ముందు, మీరు దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు?
నీ టెస్ట్ చేయడం. చూస్తుంటాం కదండి! ప్రాక్టికల్‌గా కొన్ని చోట్ల. వావ్! ఎక్కడైనా
అంటే నార్మల్‌గా ఇప్పుడు. వ వాళ్ళది మీరు బెడితే మీకేముంటుందండి? ఇప్పుడు, నార్మల్‌గా మీరు కొత్తగేమైనా, క్రియేట్ జేసుకుంటే బావుంటుంది గదా! సో, మీరేమైనా కొత్తది క్రియేట్ జేసినట్టేమైనా ఉందా? అంటే కొత్తదీ అంటే, కొత్తది గాదు. వాళ్ వాళ్ళకి, మీకు కొంచం డిఫరెన్సయినా ఉంటుంది గదా! సో, అలా డిఫరెంటుండడం మీరేమైనా చేసారట్లా?
ఆ లేదండి. అంత వరకు ఆలోచించలే అంత చేయలేదు కానీ, ఆహ్, చేయొచ్చండి అది గూడా ఏముంది యాప్స్ కొన్ని ఉంటాయి కదండీ. మనమే ఇన్‌స్టాల్ చేయడం, మనమే డెవలప్ జేయడం, యాప్సు. ఆహ్ అ అది కొంచెం నాకు ఇంట్రెస్టే అండి. మళ్లీ ఎందుకంటే నాది బిటెక్ బ్యాక్‌గ్రౌండు. ఆహ్ య యాప్సు అవి ఇవి కొన్ని కొన్ని కొంతమంది ఫ్రెండ్స్ ఉంటాం కదండి. ఇలా చేస్తే బావుంటదేమో? ఈ యాప్స్ బా రన్నయితై. ఇ ఇది చేస్తే మార్కెటింగ్‌లో బావుంటది గదా! అని అనిపిస్తుంటది. ఆ! కొన్ని యాప్స్
హుహు. హుహు. ఓకే. హుహు. హుహుహు. అప్పుడు అలానే ఒక ఐడియా పంచుకున్న తరువాత మీకు ఒచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏమిటి?
ఆ! ఓకే. ఏమనుకుంటున్నారో? ఓకే నా? ఓకే, అని అనిపిస్తుంటదండి. ఆ మళ్ళీ అడుగుతా గూడా అండి నేను మళ్ళి కాల్ జేసో, కలిసో ఓకేనా మంచిగుందా? అని కూడా. ఇంక కొన్నయితే బాలేవు అని గూడా అంటుంటారు కదండి. అందరికి నచ్చాలి అని లేదు, అందరికి నచ్చుతుంది అని గూడా లేదు కదా!
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవునవును. కరెక్టే. ఇప్పుడు మీ ఐడియా అందరికి నచ్చాలని ఏమి లేదు. నచ్చకపోవడమనేది ఏమి లేదు. వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఏముందో మీకిస్తారు. అంతే గదా!
ఆ! అంతే.
అలానే ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఐడియా‌లు పంచుకున్నా కూడా మీరు జడ్జ్‌డ్‌గా అంటే, ఓకే. ఈయన జెప్పింది కరెక్టు అనిపిచ్చిందా మీకేమైనా?
ఆ! అనిపిచ్చిందండి చాలా సార్లు. ఆ! అవును కదా! అవునన్
అంటే ఏ ఐడియా షేర్ జేసుకున్నప్పుడు అనిపిచ్చింది? వాళ్ళు మీకిచ్చిన సలహా ఏంటి ఏమైనా చెప్పగలరా?
హ్మ్. నాకు ఒకటి యాప్పు ఇన్‌స్టా‌ల్ చేయాలి, యాప్‌ని చేయాలి అని ఉండే అండి. ఆహ్ యాప్
అహా! అంటే ఆ యాప్ దేని గురించి?
ఆహ్, యాప్ దేని గురించి అంటే ఆహ్, అది ఇప్పుడు కొన్ని ఇవి ఉంటాయి కదండీ ఆహ్, కొన్ని చోట్ల మనము దూరం వెళ్తూ ఉంటాం కదండీ ట్రిప్స్‌కి.
ఆప్
ట్రిప్స్‌కి వెళ్ళేటప్పుడు ఆహ్, ఆ ట్రిప్పులలో కొన్ని కొంతమందికి తెలువదు గదండీ. ఇప్పుడు ట్రిప్స్ విషయంలలో ఆహ్, ఒక యాపున్నదనుకో ట్రిప్పు‌కి సంబంధించి ఒక యాపున్నదనుకో కొన్నిసార్లు మనము ఆఫర్స్ పెడుతూ ఉంటామండి, లాంగ్ ట్రిప్స్ అయినా సరే తక్కువ బడ్జెట్‌లో చేసేటట్టు, తక్కువ తక్కువలో అయ్యిందనుకో ఎక్కువ మంది మనకి ఆహ్, ట్రావెలర్స్ ఎక్కువయితారు కదండీ, అలా ఇంక్రీజవుతారు. ఆ!
హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఆహా! అంటే ఇప్ ఇప్పుడు మీ యాప్ మొత్తం ట్రావెలింగ్ గురించా?
ఆ! ట్రావెలింగ్ గురించి నా యాప్ మొత్తం. ఆహ్, ట్రావెలింగ్ చెయ్యడంలో ఆహ్, ఎక్కువ మంది ఇప్పుడు కొందరుంటారు గదండీ ఫామిలీస్ చిన్న చిన్న ఫ్యామిలీసన్నా, పెద్ద పెద్ద అందరూ అంత బడ్జెటు, అంత ఫినాన్షియల్‌గా అయితే ఉండరు కదండీ. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాసే, పూర్, ఎవ్వరైనా సరే, ప్రతి ఒక్కరికో యుటిలైజ్ జేసుకోవాలి అన్నట్టు తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ మందితో అది బావుంటది కదా! అని నాకనిపిచ్చింది.
ఓకే. ఓకే. హుహు. హుహు. హుహుహు. ఓకే. ఓకే. ఓకే. అలానే ఇప్పుడు మీరు మీ ఐడియా‌లని పంచుకునే వ్యక్తితో డిస్కషన్ ఎలా క్రియేటివ్ అవుతారు?
అంటే, నార్మల్‌గానే మాట్లాడుతుంటాం క ఇట్లా చేద్దామా? పెడదామా? ఈ యాప్ బావుందా? ఈ ఐడియా బావుందా? ఆహ్, ఆహ్, అంటే, అడ్వాంటేజ్, డిసాడ్వాంటేజేస్ కూడా చూసుకోవాలి కదండీ! అది గూడా ఆలోచించడం. చూడండి, నాది నాకైతే ఈ థాట్ ఉంది. మీకేమైనా ఉన్నాయా? మీకేమన్నా అన్నట్టు అడుగుతానండి నేను కూడా.
హుహు. ఓకే. అలానే ఇప్పుడు నార్మల్‌గా ఓకే. ఓకే. అంటే, ఇప్పుడు నార్మల్‌గా మీరు ఐడియా‌ని మీరే క్రియేటివ్ అంటే, ఇన్నోవేట్ చేసుకుంటారా? లేకపోతే, ఇప్పుడు అంటే, మీరేమైనా పార్ట్నర్స్‌తో ఇన్నోవేట్ చేసినట్టు చేస్తారా?
ఈ ట్రావెలింగ్ ఐడియా అంటే, నాకే ఒచ్చిందండి. నాకే అనిపిచ్చిం‌ది ఎందుకో, ఈ ఐడియా బావుంది గదా! అన్నట్టు నేను వాళ్ళతో షేర్ చేశా.
ఓకే. ఓకే. హుహు. అంటే షేర్ జేసారు గానీ, ఇంకా ఇంప్లిమెంట్ ఏం చేయలేదా?
హ్మ్. నాకు కొంతమంది ఇంప్లిమెంట్ ఏం చేయలేదండి. జస్ట్ మాట్లాడుకున్నాం అంతే దాని గురించి.
హుహు. అంటే, ఇప్పుడు నిజంగా ఇన్నోవేటివ్ ఐడియా ఒచ్చినప్పుడు మీకు ఎవరికి ఫస్ట్ షేర్ చేస్తారు అని ఇందాక అడిగా కదా! ఇప్పుడు మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నారు. అలా, ఏద్ ఎవరో ఒక వ్యక్తి కరెక్ట్‌గా మనకి ఈ ఆ ఈ పర్సన్‌కి చెప్తే మనకి ఏమైనా సలహా ఇస్తాడు అన్నట్టు, ఆ పర్సన్‌కి ఏమైనా చెప్పారా? అది చెప్తే దేని గురించి చెప్పారు?
ఆ! దీని గురించి జెప్పానండి. నేను ఆ పర్సన్‌కి గూడా చెప్పాను. "బాగుంది" అని గూడా అన్నారండి. "ఆహ్, బావుంది ఈ ఐడియా చాలా బాగుంది. ఇగ చేయండి స్టార్ట్ చేయండి ఏమైతది" అన్నట్టు గూడా అన్
హ్మ్. ఓకే. ఆహా! ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయండి అన్నారు కదా! స్టార్ట్ చేయండన్నప్పుడు మీరేమైనా నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకున్నారా?
లేదండి. ఇంకా ఆలోచించలేదు దాని గురించి బట్ త్వరలో ఏదో చేసి చేస్తే బాగుంటది. ఆహ్, ఐ విల్ బి హ్యాపీ అని నాకనిపిస్తుంది. నేనైతే హ్యాపీ ఆ బిజినెస్ స్టార్ట్ జేసి, అది మంచి సక్సెస్‌కి వెళ్తే బావుంటదని
హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు గానీ, స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు?
హ్మ్. అవును.
ఓకే ఓకే. అలానే ఇప్పుడు మీ ఐడియా ఆహ్, ఎవరో ఒకరు రిజెక్ట్ అయ్యి చే రిజెక్ట్ అయ్యి <smacks lips> అంటే ఇది బాగాలేదు అని రిజెక్ట్ జేసే ఉంటారు. సో ఆహ్, మీ ఐ మీరిచ్చిన ఐడియా ఏంటి? వాళ్ళు రిజెక్ట్ జేసిన ఆహ్, పర్పస్ ఏంటి? ఒకసారి మీరేమైనా చెప్తారా?
నేనేచ్చిన ఐడియా ఇదే. నాకు ఇద్దరు ముగ్గురు ఇద్దరితో ముగ్గురితో డిస్కషన్ జేశాను. అందులో ఇద్దరు "సరే బాగుంది" అన్నారు. ఒకరు "ఒద్దనే అన్నారు" అండి. ఆహ్, "ఏమో వర్క్‌ ఔట్ అవుతదా?" అన్నట్టు నెగెటివ్ ప్రాస్పె‌క్టివ్‌లో మాట్లాడారు. అంటే
హుహు. ఓకే. ఓకే. అంటే మీరు దాని నుండేమైనా మోరల్ సపోర్ట్‌ని ఆహ్, ఆహ్, తీసుకున్నారా?
లేదండి. నేను ఏం తీసుకోలేదు. నాకెందుకో నమ్మకం ఉంది. బావుందనిపిస్తుందని నేనే
అంటే యాక్చువల్లీ వాళ్ళు మీరు ముగ్గురితో మాట్లాడారంటున్నారు గదా! సో వాళ్ళు ముగ్గురు జప్పిన దాంట్లో మీకు మోరల్ అంటే మోరల్ స్టోరీలాగేమైనా అనిపిచ్చిందా? అంటే ఓకే. ఇది చేస్తే నాకు ఓకే. బెనిఫిట్ అనిపిస్తుందన్నట్టు.
ఆ! అనిపిచ్చిందండి. గ్రో అవ్వచ్చు కదా! కేరియర్ విధంగానైనా ఏ విధంగానైనా నాకనిపించ్చింది. అంటే గ్రో అవ్వచ్చు కదా! అని నాకనిపిచ్చిందండి.
హుహు. అర్థం అంటే ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళకర్థమయ్యే విధంగా మీరు చెప్పినా వాళ్ళు రిజెక్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారా మీకు?
ఆ! ఉన్నారండి.
ఓకే. ఓకే. ఆహా!
ఇంక అలాంటి పర్సన్స్‌తో మనం నెక్స్ట్ టైమ్ ఏం చెప్పకపోవడం బెటరు డిస్కషన్ చేయాకూడదు.
ఓకే. ఓకే. అంటే మీరు మీ ఐడియా పంచుకున్న తరువాత గూడా వాళ్ళు పాజిటివ్ రివ్యూ ఏం ఇవ్వకుండా అంటే నెగెటివ్‌లోనే ఓకే. మీకు వర్క్‌అవుట్ కాదన్నట్టు మాట్లాడారా?
ఆ! అవునండి.
అంటే మీరిప్పుడు ఏది ఇది మీ యాప్ గురించే చెప్పారా వాళ్ళకి?
ఆ! ఈ యాప్ గురించి చెప్పానండి.
ఓకే. ఓకే. ఆహా!
ఏమో అవ్వదు కావచ్చు అన్నట్టు అన్నారు. ఆహ్, ఇంకా నేనైతే నెగెటివ్ చెప్పేటోళ్ళనొదిలేస్తానండి. ఓన్లీ పాజిటివ్స్ మనం మంచే తీసుకోవాలి చెడునెప్పుడైనా వదిలేయాలి.
హుహు. అవునవును. అది కరెక్టే. ఎలా అంటే ఇప్పుడు పాజిటివ్ తీసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏయగలం. నెగెటివ్ తీసుకుంటే మనం అక్కడే ఉండిపోతాం గదా!
ఆ! అదే కదా! అంటే మనం ఏదైనా సరే, ఆహ్, స్టెప్పుతోటే కదండీ ఒకదానితోటే కదండీ మొదలయ్యేది. అందుకే నో నెగెటివ్స్ ఎక్కువ తీసుకోను. ఇది నా లైఫ్‌లో కూడా నేను చేస్తూంటాను, చాలా వరకు ఓన్లీ పాజిటివ్స్‌ ‌తీస్
అవునవును. ఇప్పుడు మీకు అవును. హ్మ్. ఆ! అవునవును. అలానే ఇప్పుడు మీ క్రియేటివ్ ఐడియా‌ను ప్రొటెక్ట్ చేయడం మరియు షేర్ చేయడం మధ్య అంటే బాలన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు మీరు?
హ్మ్. బ్యాలన్స్ అంటే ఏముందంటే ట్రస్టెడ్ పీపుల్ అండి. నమ్మకం నాకు వాళ్ళు వాళ్లెవరికీ చెప్పరు అని నమ్మకం కూడా ఉంది. అది కూడా మెయిన్ గదా!
ఆహా! అంటే ఇప్పుడు వాళ్లెవ్వరికీ చెప్పరనే నమ్మకంతో వాళ్ళకి మీరు షేర్ చేస్తారు. అంటే హ్మ్. మీది వాళ్ళే స్టార్ట్ చేయొచ్చేమో? అది చెప్పలేం కదా?
హ్మ్. ఆహ్, ఆ! అలా చేసే వాళ్ళకి మనం ఎందుకు షేర్ చేస్తాం అండి? చేయలేం కదా! వాళ్ళు న వాళ్ళంటే అంటే నాకు చాలా నమ్మకం. నాకు నాకెప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్స్ అండి వాళ్ళు. అందుకనే ఆహ్, వాళ్ళతో షేర్ చేశా. అంటే ఉంటుంది కదా! ల్ టైం కూడా ఇంపార్టెంట్ కదా అండి! ఎప్పటి నుండో వాళ్ళు నాకు ఇప్పటికి 15 ఇయర్స్ నుండి దెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు మీరు మీరు ట్రస్టెడ్ వాళ్ళు
ఆ! సో, అందుకనే వాళ్ళతో చెప్తాను. వాళ్ళే నమ్మకం అండి. ఇక్కడ విశ్వాసం, నమ్మకం ఇది.
ఓకే. ఓకే అండి. అంటే మీరు వాళ్ళు ట్రస్టెడ్ వీళ్ళతో షేర్ చేసుకుంటే నాకు ఏమైనా సూచనలు, సలహాలైన ఇస్తారు. నాకొక క్రియేటివిటీ‌ని అందిస్తారన్నట్టు వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటారు.
అవును.
ఓకే. ఓకే. చాలా బావుందండి. ధన్యవాదాలండి. మీ క్రియేటివ్ ఐడియా‌లను ఎవరితో పంచుకుంటారో చెప్పినందుకు.
ఓహ్!